మానవ జీవితంలో ఎన్నో అవరోధాలుంటాయి. అలాంటి అవరోధాలని నువ్వు ఎప్పుడన్నా అవకాశంగా మార్చుకున్నావా? ఒకవేళ మార్చుకుంటే దాన్నెలా చూసావు?
హ్మ్. అవరోధాలంటే, ఆహ్, చాలా మందికి భయం. నిరాశ కలిగించే పదం ఫస్ట్ అవరోధం <giggles> అంటే. కానీ నాకనిపిచ్చేది ఏందంటే, నా అవరోధమంటే ఎవరికైనా నచ్చదు. ఇప్పుడు అందరూ సుఖాలే కావాలనుకుంటారు కానీ, కష్టంలోను కూడా సుఖాన్ని కొంచెం చే అది చూడరు కష్టంలో సుఖముంటుందనేసి.
హుహు. అవునా! ఓకె. ఎందుకనంటారు? ఎందుకని నిరాశ కలిగించేది? హ్మ్. అవును. హ్మ్. కొన్ని కొన్ని సార్లు, కొన్ని కొన్ని సా మీకు మీకు మీ జీవితంలో పడిన కష్టం ఏంటి?
హ్మ్. నా జీవితంలో అంటే నేను ఆహ్, నా చదువుయిపోయాక జాబ్స్ ప్రిపేరయ్యేటప్పుడండి, నేను చాలా ఫెయిల్యూర్ అవరోధానికి గురయ్యా చాలా వాటికి. నేనేమనుకున్నా అంటే అప్పుడు చాలా ఫస్ట్ ఫీలయ్యా.
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. అవునా! ఎప్పుడు ఫెయిలయ్యారు? ఏ క్లాస్‌లో? ఏ క్లాస్‌లో?
నేను బీటెక్ అయిపోయాకండి. బీటెక్ అయిపోయాక జాబు వ హ్మ్. జాబ్ వెతికేటప్పుడు స్టార్టింగ్‌లో నాకు చాలా అనిపిచ్చేది అంటే ఒక దగ్గర ఆగిపోవాలననిపిచ్చేది ఇగ ట్రై చేయొద్దు, ఆగిపోద్దాం మనకి రాదు అనేసి నేనాగిపోయాను.
బీటెక్ అయిపోయాక. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. ఏవని? ఇప్పుడు మీరు మీరు జాబ్ చేసి అదే జాబ్ చేసిన తరువాత అంటే లైక్ హ్మ్. బీటెక్ అయిపోయిన తరువాత మీరు జాబ్ సెర్చింగ్‌లో మీరు ఫెయిలయ్యారు అంతేనా?
హ్మ్. హ్మ్. అవును. అవును. మొదటగా చాలా బాధగా అనిపిచ్చిందండి. ఎందుకిలా జరిగింది? నాకే ఎందుకిలా జరిగింది? అనేసి అనిపిచ్చేది. కానీ కొంత సమయం తరువాత, <smacks lips> ఆ అనుభవమే నాకు కొంచెం మార్గదర్శనమయ్యింది. అంటే నేను ఏ తప్పు చేసానో, నేను ఆ! నేను ఏం తప్పు చేసానో అర్థం చేసుకున్నా అనమాట తరువాత. దాన్ని అంటే తరువాత సారి ఆ తప్పు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడ్డాను. అంటే ఎక్కడ నేను తప్పు హ్మ్.
హ్మ్. ఓకె. అవునా? హ్మ్. హ్మ్. హ్మ్. అవునా! ఎలాగయింది? ఎలాగయిందది? హ్మ్, హ్మ్. ఓకె. ఆహా! అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి గదా! ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ ఫెయిలయ్యారు అని చెప్పేసనన్నారు. ఇంటర్వ్యూ జరిగినప్పుడు, వాళ్ళేం క్వెషన్స్ అడిగారు మిమ్మల్ని అంత సేటు మీరు ఆహ్, రావటానికి.
అవును. హుహు. అంటే నేనేంటంటే అండి బీటెక్ అవ్వగా
దాన్ని అన్నిటికి సమాధానం చెప్పగలిగారా మీరు? అన్నిటికి సమాధానం చెప్పగలిగారా?
అనా అన్నిటికి నేను చెప్పలేను అందుకే గదా! నేను అన్ అందులో ఫెయిల్ విఫలమయ్యాననమాట. అన్నిటికి చెప్పలేదు. నేను ఎక్కడ చెప్పలేదు, ఏ టాపిక్ దగ్గర తగ్గాను అనేసి తర్వాత, నేను ఫస్టేం జేసాను. ఫస్ట్ ఇంటర్వ్యూలో ఎవరికైనా ఫెయిలయిపోతే ఇగ నాకిది రాదు, వద్దు అనేసి ఆపేస్తారు. నేనేం జేసానంటే, అ అసలు నేనెక్కడ ఫెయిలయ్యాను, ఎక్కడ నాది తక్కువ అక్కడ ఎందుకనిపిచ్చింది అందరిలో నేనెక్కడ
అవునా! అవునా! ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఎగ్జామ్ రాసారా మీరు మరి ఫస్ట్?

మళ్ళీ ఎమ్మటే నేను స్టార్ట్ జేయలేదండి ప్రిపరేషన్. మళ్ళీ దాని ఎక్కువ మళ్ళీ స్టార్ట్ జేసామనుకోండి అదే గుర్తొస్తుంది మనకి. సో నేనెక్కువ ర స్నేహితులతో తి స్నేహితులతో తిరిగాను అండి. మా స్నేహితులు వాళ్ళు కూడా కొంచెం ట్రిప్పేమెయ్యలేదు. బట్ ఆ! ట్రిప్పేమెయ్యలేదు. బట్ అక్కడ <smacks lips> కొంచెం ఏరియాలోనే తిరుక్కుంటూ వాళ్ళతో టైమ్ స్పెండ్ ఎక్కువ జేశానన్నమాట. ఒక వారం రోజులు. ఆ? బైక్ తోలుతాను, తోలుతాను. వారం రోజుల వరకు నేను మళ్ళీ బుక్స్ పట్టుకోలేదు. <chuckles> బుక్స్ పట్టుకోలేదు. ఏం జేయలేదు. ఆ వారం రోజులు నేను కొంచెం అది మర్చిపోవడానికి స్నేహితులతో తిరగడము, ఆహ్, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ జేయడము అలా జేశానన్నమాట. మెడిటేషన్ జేయడాలు. సో
హ్మ్. అవును. అంతేగా. అంతేగా మరి. హ్మ్. కిం ఏమన్నా ట్రిప్పేసారా ఏంటి? ఏదైనా ట్రిప్పేసారా? ఆ! హ్మ్. హుహు. బండి తోలుతారా మీరు? బండి తోలుతారా మీరు? బండి? ఓకే. అది. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అయితే ఎప్పుడు ఇప్పుడు మళ్ళా మళ్ళా ఎప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యారు?
మళ్ళీ ఇంటర్వ్యూ వారం తరువాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ఈసారి నేను హండ్రెడ్ పర్సెంట్ అహా! లేదు, లేదు, లేదు. ఈసారి నేను హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ ఉంటేనే ఇంటర్వ్యూకెళ్తా అనేసి ఒక 2 ఆహ్, 2 వీక్స్, 3 వీక్స్ అలా ప్రిపరేషన్ స్టార్ట్ జేసి ప్రిపేరయ్యాను. బాగా ఆ జాబ్ డిస్క్రిప్షన్ బేస్డ్ అయ్యాను. ఇగ అది తరువాతే యెళ్ళానన్నమాట.
ఏది? డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకే యెళ్ళిపోయారా? ప్రిపరేషను హ్మ్. <chuckles> ఆ! హ్మ్. ఓకే. హ్మ్. ఏమడిగారండి కోడింగ్‌లో? కోడింగ్ కోడింగడిగారా? మీకు కోడింగొచ్చా?
ఆ! కోడింగే అండి. అంటే ఇప్పుడు నాది క్వాలిఫికేషన్ బేస్డ్ ఉంటది గదా! సో కోడింగ్. టూ టూ వీక్స్ అలా ప్రిపేర్ అయ్యాను అన్నమాట. బాగా ప్రిపేర్ అయ్యాను. జాబ్ డిస్క్రిప్షన్ బేస్డ్ తరువాతెళ్ళాను ఇంటర్వ్యూకి. సో, ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను. సెకండ్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను. థర్డ్ రౌండ్ ఇప్పుడు ఇంటర్వ్యూ అన్నమాట. ఇంటర్వ్యూ అవనేసరికి నాకు చాలా భయమేసింది. <chuckles> హ్మ్.
హ్మ్. అవును. హ్మ్. హుహు. ఓకే. ఆ! హుహు. అబ్బా! ఒక్కసారిగా చూసారా? వ్రిటెన్ ఎగ్సామ్ కొట్టేస్తున్నారుగా మీరు మరి. వ్రిటెన్ ఎగ్సామ్‌లో ఏమడుగుతున్నారు?
రిటెన్ ఎక్సామ్ ఏంటంటే అండి ఆహ్, మనకి ఆప్టిట్యూడ్ ఉంటది గదా! కొంచెం నాకు బాగా ఆప్టిట్యూడ్, రీజనింగ్ అనేది చాలా వచ్చన్నమాట. దాంట్లో ఎలాంటిది లేదు నాకు డౌట్. సో అలా వచ్చాను
హ్మ్. అవును. హ్మ్. ఓకే. మరి గవర్నమెంట్ జాబ్లు ఏం ట్రై జేయలేదా మీరు?

ఆ! నేర్చుకునేదే కొంచెం ఇన్‌డైరెక్ట్‌గా అడగడం చేస్తారు గదా! ఎట్లా ఇంటర్వ్యూస్ ఎలాగైనా...
హ్మ్. ఓకే. మొత్తానికైతే జాబ్ తెచ్చేసుకున్నారు మీరు. మొత్తానికైతే జాబ్ తెచ్చేసుకున్నారు. హ్మ్.
తెచేసుకున్నాను. అవును. అలాంటి ఫెయిల్యూర్ నుంచి, నేను కొంచెము తెల్ నుంచి కొత్తగా ఎలా నేర్చుకోవాలి అనేసి కొంచెం ఆహ్, అక్కడ తీసుకోకుండా అది అవకాశంగా మార్చుకున్నాను. హ్మ్.
ఓకే. హ్మ్. సరే. ఇప్పుడు నేర్చుకున్నారు మీరు అది బానే ఉంది. నేర్చుకున్నారు బాగానే ఉంది. కానీ, ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు సబ్జెక్ట్‌లో ఫెయిలయ్యారా?
హ్మ్. చిన్నప్పుడు అంటే అయ్యానండి. నేను ఎయిత్ క్లాస్‌లో అయ్యా. తరువాత మళ్ళి అవ్వలేదు.
హ్మ్. అయ్యారు. అప్పుడు బాధపడ్డారా మరి మీరు? అప్పుడు బాధపడ్డారా మీరు?
ఆ! చిన్నప్పుడు చాలా, నాకు చిన్నప్పుడు అది అయ్యాక కూడా, అందులోంచి ఎలా రావాలో కూడా నాకు దెలీదు.
ఇంట్లో పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? ఇంట్లో పేరెంట్స్? ఇంట్లో పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారప్పుడు?
ఇంట్లో, మా ఇంట్లో పేరెంట్స్ చాలా సపోర్టివండి. నేను ఫెయిలయ్య, నేను ఏడ్చుకుంటా కూర్చున్నా గానీ, వాళ్ళేం అనలేదు. <giggles> సో ఏం అనలేదు. "నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అది ఆవుతూనే ఉంటాయి," అనేసి. కానీ, చిన్నప్పుడు ఏంటంటే, నాకు తెలిదు. అందులో నుంచి, బయట ఎలా పడాలో కూడా నాకు దెలీదు. సో అలా కొంచెం నే నేనొక వారం
హుహు. ఆ! ఏమనల మిమ్మల్ని. వెరీ గుడ్డా. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! అప్పుడు కూడా, మీరు ఇంట్రోవర్టు‌టేనా? ఎవరితోటి కొత్తవాళ్ళతోటి మాట్లాడేవాళ్ళు కాదు. చుట్టుపక్కల చుట్టాలతో గాని, ఆటిలతో వా వాళ్ళతో గాని ఎలా ఉంటారు మీరు? అంత సన్నిహితంగానే ఉంటారు అంతా కూడాను?
లేదు. నేను ఇన్ చ ఆ! చుట్టాలతో బాగానే ఉంటానండి. ఇప్పుడు నేను చెప్పా కదా! కొత్త వాళ్ళు నా జీవితంలో ఏదైనా కొత్త వాళ్లొచ్చారనుకోండి.
అవునా! హ్మ్. వాళ్ళ వల్లే ఎవన్న ఇబ్బందులు గాని, అట్లాంటివి ఏమన్నా ఫేస్ చేసారా మీరు?
ఆ! లేదు. లేదు అలా ఏం చేయలేదు. కానీ, నాకెందుకో మాట్లాడాలి, ఏమైనా చేయాలి అనేసి కొంచెం ఎందుకో నచ్చదు. అందుకని అలా ఉంటా. తరువాత ఇలా జాబొచ్చాక కొంచెం కమ్యూనికేషన్ అందరితో పెంచుకున్
లేదు. హ్మ్. హ్మ్. హ్మ్. ఇప్పుడు మరి గవర్నమెంట్ జాబు‌కు ప్రిపేరవుతానన్నారు అని చెప్పారు. హ్మ్? గవర్నమెంట్‌కి. మీరు ఎలాగో ఆప్టిట్యూడ్, రీజనింగ్ బానే చేస్తాన‌ని చెప్పారు గాబట్టి, గవర్నమెంట్ జాబు ప్రిపేరవుతా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏవన్న ఎక్సామ్లు రాసారా దానికి? ఒకవేళ రాస్తే, దాని రిజల్ట్ ఏవన్న వచ్చిందా?
హ్మ్. అవును. హ్మ్. రాసానండి. హ్మ్.

రిటన్ ఎక్సామ్ ఏమైనా రాసారా ఇంటర్వ్యూకెళ్ళే ముందు రిటన్ ఎక్సామ్.
ఆ! ఆ! రిటెన్ ఎక్సామ్ రాసా రిటెన్ ఎక్సామ్ పాసయ్యా. సో, డైరెక్ట్ ఇంటర్వ్యూకెళ్ళానన్నమాట.
హ్మ్. దానికి చేసినప్పుడు మీకేం భయమేయలేదు. మీకేం భయమేయ లేదు రిటన్ ఎక్సామ్ రాసినప్పుడు.
ఆ! లేదు. ఎందుకంటే రిటెన్ ఎక్సామప్పుడు నేను చాలా ప్రిపేర్డ్‌గా ఉన్నా, సో, ఇంటర్వ్యూ ఏంటంటే నాక్కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కొంచెం కొంచెం లో. సో, దాని వల్ల నేనేం చేశా అంటే, సరే, నేను ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఒస్తదనేసెళ్ళా. ఎళ్ళాక అక్కడ చాలా మందొచ్చారండి, ఇప్పుడు ఇంటర్వ్యూ కంటే మనమే ఎళ్ళం కద చాలా అవును <chuckles> అక్కడ మనకు ఓపెనింగ్స్ ఒక 10 ఉంటే వచ్చేది 100 మంది.
హ్మ్. అదీ సంగతి. హ్మ్. అవునా! ఓకె. హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్. వస్తారుగా మరి ఇంటర్వ్యూ అన్నాక ఇంటర్వ్యూ అన్నాక వస్తారుగా. ఆ! హ్మ్. మీరెవరితోనైనా మాట్లాడడానికి ప్రయత్నించారా అక్కడ? ఇంటర్వ్యూ సమయంలో?
నేనక్కడ ఒక నేనైతే ఫస్ట్‌లో నేను కొంచెం సైలెన్స్ గానే ఉన్నాను అండి నేనెవ్వరితో మాట్లాడలేదు, ఎవరైనా మాట్లాడినా కూడా వాళ్ళడిగిన ప్రశ్నకు జవాబు చెప్పి ఆపేసా. మళ్ళీ నేను మళ్ళీ రిటర్న్ మాట్లాడడం అలా ఏం జరగలేదు. సో, నేను కొంచెం సైలెంట్‌గా ఉన్నా నేను నా పని నేను చూసుకున్న. తర్వాత ఇంటర్వ్యూకెళ్ళా కొంచెం, <smacks lips> నాకు కొంచెం భయమేసింది ఎవరికైనా ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే కొంచెం భయమేస్తది కదా! సో, నాకు కూడా అలా భయమేసింది. తర్వాత కొం
హ్మ్. హ్మ్. ఎందుకనండి అవునా! హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. కాదు. ఓకె. అవును. లోపలికెళ్ళినప్పుడు రూమ్ లోపలికెళ్ళినప్పుడు రూమ్ లోపలికెళ్ళినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందసలకి?
హ్మ్. హ్మ్. నాకెల అంటే నాకు కొత్తగా అనిపించింది అండి, అంటే ఇప్పటి వరకు కాలేదు. సో, వాళ్లేమన్నా మన
హ్మ్. అంటే ఎలాగా ఏసీ కూలింగ్ బాగా ఉందా లేకపోతే ఏంటి అసలకి వాళ్ళని చూడంగానే ఎలా అనిపించింది?
<giggles> వాళ్ళని చూడంగానే ఫస్ట్ భయమేసిందండి నాకు. అంటే నేను ఆన్స్వర్స్ చెప్పకపోతే తిడతారా, లేకపోతే కొడతారా లేకపోతే ఏమనా అంటారా అనేసి నాకు భయమేసింది ఫస్ట్. <chuckles> నాకు తెలిదు కదా అండి, అది అదంటే నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ నాకసలు తెలీదు ఎలా ఉంటదో కూడా. కొంచెం మాక్ ఇంటర్వ్యూస్ కూడా నేను అటెంప్ట్ చేయలేదు.
హ్మ్. హ్మ్. హ్మ్, ఏహ్, ఎందుకంటారు ఊరుకోండి చెప్పండి ఇంటర్వ్యూ జస్ట్ నేను అదేగ. ఆహా! అవునా. హ్మ్, ఏసీ బాగుందా లోపల మరి? ఏసీ కూలింగ్ ఉందా?
ఏసీ కూలింగ్ ఉంది, <giggles> చాలానే ఉంది ఏసీ కూలింగ్. హ్మ్.
గుర్తుపెట్టుకున్నారా ఇట్లాంటియన్నీ, అహా! కాదు కొన్ని కొన్ని చోట్ల ఇట్లాగా ఐఏఎస్ ఇంటర్వ్యూలకి, ఇట్లా అడుగుతారంట తెలుసా మీకిది. ఎన్ని స్టెప్స్ ఎక్కిచ్చావు అట్లా ఏమన్నా అడుగుత అడిగారా మిమ్మల్ని ఏమైనా ఇలాగా?
<giggles> బ ఆహ్, దేవుడి దయ వల్ల నన్నేం అడగలేదు అవి. <chuckles> నన్నేమి అడగలేదు అ
విన్నారా ఇట్లాంటివి ఏమన్నా మరి? ఆహా! విన్నారా మీరు ఎన్ని స్టెప్స్ ఎ ఎక్కువ వచ్చావు గుర్తుందా నీకు అని చెప్పేసి అడిగారు అని చెప్పేసి ఒకసారి యూట్యూబ్‌లో చూసినట్టు. హ్మ్.
హ్మ్, లేదు అండి ఒకవేళ అడిగి ఉంటే నేను స్టెప్స్ ఎక్కలేదు లిఫ్ట్‌లో వచ్చాను అని చెప్పేవాన్ని. <giggles>
అ అవునా? <laughs>
ఆ! లిఫ్ట్‌లో ఇచ్చాను నేను అని చెప్పేదాన్ని కానీ అలాంటివి ఏం అడగలేదు. క ఒక ఏం అడిగారు అంటే నేను ఆ! అన్ అందులో నేను రెస్యూమ్‌లో ఏం పెట్టానంటే ఆహ్, నాది హాబీస్‌లో ప్లేయింగ్ అని పెట్టానండి. సో, వాళ్ళు షటిల్ అని పెట్టా నేను, షటిల్ ప్లే అలా బ్యాడ్మింటన్ అని పెట్టా. వాళ్ళు నేనొక వాళ్ళు ఏమి అడిగారంటే నేనొక షటిల్స్ ఇప్పుడు తెప్పిస్తాను నాతో ఆడతావా అనన్నారు. <giggles>
హ్మ్. అవే సమాధానాలు. హ్మ్ హ్మ్, చెప్పండి చెప్పండి. హ్మ్. హ్మ్. ఏం ప్లేయింగ్ అండి? ఆ! ఓకె. ఆ! ఆ! హ్మ్. మరి తప్పేమన్నా ఉందా మరి ఇప్పుడు హాబీస్‌లో పెట్టారు కదా మీరు అప్పుడు వాళ్ళడగడంలో తప్పేంటి? హ్మ్.
సో, అప్పుడు నేను పెట్టాను. తప్పులేదు బట్ నాకు కొంచెం కొత్తగా అనిపించింది ఆ క్వెషన్ అదేంటి. అనేసి సో, ఆడతా అని చెప్పా కానీ వాళ్ళు తెప్పియలేదు నేను జస్ట్ ఆడతా అని చెప్పా. కొన్ని
హ్మ్. అవునా! ఆ! ఆ! అయ్యా! ఓకె. కదా! ఆవిడంటే బాగుండేది కదా అనిపించిందా మీకు?